ఆ టై‌మ్‌లో నేను, ఏంటంటే ఇంకా <sniffs> నా పెన్నుంటది కదండి, <chuckles> పెన్ పట్టుకొని ఓ ఆడేసుకోవడం, లేదంటే దాని క్యాప్ తోటి ఆడుకోవడం ఈ టైప్ చేసేవాడిని అనమాట. <sniffs> నా ఎగ్జామంతా అయిపోయిన తర్వాత. <sniffs> లేదంటే ఇంకా <smacks lips> ఏదన్నా, ఎవరన్నా రాస్తున్నారనుకోండి లేదంటే, టీచరు అదే మనకి ఇన్విజిలేటరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుతూంటారు కదా అత్త మాటు! <chuckles> వాళ్ళని చూసుకుంటూ ఉండటం ఆ! ఆ! వాళ్ళని చూసుకుంటూ ఉండటం, లేదంటే వాళ్ళతో మాట్లాడటం, ఏదో కన్వర్జేషన్ వాళ్ళతోటి మ <sniffs> మొదలెట్టడం ఇలాంటివి చేసేవాడిని అనమాట. అంతే కాకుండా
ఆ! <chuckles> ఆ! అటు ఇటు. అంటే మరి ఎవరు ఎవరైనా, ఎవరైనా కాపీ కొడుతున్న వాళ్ళని ఎవరైనా పట్టించారా మరి ఇన్విజిలేటర్‌కెప్పుడైనా?
ఆ! లేదండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటోళ్లే కదా! మనం కూడా రాద్దాం అక్కడ. అందుకోస్ అందుకోసం అని చెప్పేసి, అందుకోసం అని చెప్పి నేను ఇంకా మళ్ళి మాట్లాడేవాడిని కాదు. ఎవరి గురించి చెప్పేవాడిని కాదన్నమాట. మళ్ళీ మన మ
మనలాంటోళ్లా? చాలా బాగా చెప్పారు. మరి మీరు బ్యాక్, బ్యాక్ బెంచ్ స్టూడెంటా? లేకపోతే, మంచి క్లాస్‌లో టాపర్ లాగాన?
ఆ! పక్ పక్క పక్కా బ్యాక్ బెంచ్ స్టూడెంటండి నేను. ఎందుకంటే, ఎప్పుడు చూసినా ఎప్పుడు కాలేజ్‌కెళ్ళడమే రేర్ నేను. నేను మా ఫ్రెండ్స్‌తో మా ఫ్రెండ్స్ ఎళ్ళినంత గూడా నేను ఎళ్ళననమాట కాలేజ్‌కి అలా ఆ టైపనమాట నేను. ఇంకా మనం ఏంటంటే ఫోకస్ ఆహ్, మనం ఏదైనా పనిలో పడిపోయి, ఫోకసనేది మిస్సైనప్పుడు ఏంటంటే, మళ్ళీ ఆ ఫోకస్‌ని తిరిగి తెచ్చుకోవడానికి నేను ఏం చేసేవాడిని అంటే, అలారం అనేది సెట్ చేసుకునేవాడిని అండి.
ఓహ్! హ్మ్. ఓకే. ఆ! చాలా మంచి ప టిప్పే అన్నమాట ఇది.
ఆ! అవునండి ఎందుకంటే, ఆ అలారం ఎలా పెట్టుకునేవాడిని అంటే, ఇప్పుడు నేను ఈ <smacks lips> కొంత పని, నేను ఒక దాని మీద చేసేసిన తర్వాత <sniffs> మళ్ళీ ఆ పని నేను స్ మధ్యాహ్నం గానీ, సాయంత్రం గానీ చేయాలంటే నాకు...
హ్మ్.
<sniffs> రిమైండరుండాలి ఏదో ఒకటి. అంటే నువ్వు మళ్ళీ మర్చిపోయావురా! దాని మీద ఫోకస్ పెట్టి ట్రై చేయాలి అని చెప్పేసి. ఆ! మర్చిపోతుంటాం. దాన్ని రిమైండర్ చేసుకోవడం కోసం అని నేను అలారం గాని పెట్టుకునేవాడిని. ఎందుకంటే అలారమే ఎందుకు పెట్టుకునేవాడిని అంటే, మనం ఏ పనిలో ఎప్పుడు ఏదైనా మర్చిపోతామేమో గానీ మన చో మనతో పాటు మన మొబైల్ అయితే పట్టుకోవడం మాత్రం ఎప్పుడు మర్చిపోననమాట. <chuckles> అందుకోసం అని చెప్పి నేను మొబైల్‌లో ఎప్పుడూ అల్లారం పెట్టుకుంటూ ఉంటాను.
అవును ఖచ్చితంగా. మనకి లేదంటే మనం ఏదో పనిలో పడి మర్చిపోతాం మనం. ఆ! <chuckles> ఇంకా చాలా వరకు మన్ మన్ మీరు నిజంగా ఏదైనా ఏదైనా మర్చిపోయిన సందర్భం ఉందా? అంటే ఏదన్నా ఎగ్జామ్ ఎళ్ల ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉండి, ఏదైనా, ఏదైనా నిజంగా మర్చిపోయిన సందర్భం ఏదైనా ఉందా అలా?
ఆ! ఉందండి. ఒకసారి ఏమైందంటే, నేను <smacks lips> ఎగ్జాముంది మాకు, ఎగ్జాముందని తెలుసు. కాకపోతే హాల్ టికెట్ అనేది మర్చిపోయానన్నమాట నేను. హాల్ టికెట్ మర్చిపోయిన తర్వాత నేను ఆ! అవును. అవునవునండి. <chuckles> ఏం ఆహ్, నేను ఆ సిట్యుయేషన్ ఒకటి చెప్తానండి నేను హాల్ టికెట్ మర్చిపోయిన సిట్యుయేషను ఏంటంటే
ఆ! అయ్యో! హాల్ హాల్ టికెటే మెయిన్ కదండీ! మిమ్మల్ని లోపల పంపియాలంటే. దాన్ని మర్చిపోయారు అన్నమాట. అంటే ఇది ఎప్పుడు? ఏ క్లా ఏ క్లా ఎక్కడ జరిగింది? ఏ కాలేజు?
బీటెక్‌లో అండి. బీటెక్‌లో థర్డ్ ఇయర్ అండి.